ఆహాహా! ఓకే. హ్మ్.
అయితే ఆ! మాత్ ఆహ్, అత్త దగ్గరికెళ్ళి "ఏంట్రా మీరిక్కడున్నారు? ఇటు రండి"? అని చెప్పేసి వాళ్ళని దగ్గరికి చేర్చేసరికి, వాళ్ళప్పుడు ఏడ్చుకుంట చెప్పారు. అత్త ఇలాగా "అమ్మకి చెప్పొద్దు అమ్మకి నాన్నకి చెప్పొద్దు". వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న ఏంటి అంటే కొంచెం గొడవల వల్ల విడిపోయారంట, ఒక నెల ఆయన దగ్గర, ఒక నెల ఈవిడ దగ్గర అలా ఉంటారంట వాళ్ళు.
హ్మ్. హ్మ్. ఏం జెప్పారు? హ్మ్. హ్మ్. హ్మ్. అవునా? హా! హా! హా! హ్మ్. అవునా? ఆ!
అదే. నెల కూడా కాదు కొన్ని నెలలు మాట. అయితే వాళ్ళు పేం "అమ్మమ్మాళ్ళింటికెళ్ళిపోతున్నామత్త" హ్మ్ "అమ్మమ్మాళ్ళింటికెళ్ళిపోతున్నాం అత్త" అని చెప్పేసి ఏడ్చారు. మా అత్తంది మరి "టికెట్ తీసుకున్నార ఏంట్రా?" అని అడిగింది, "టికెట్ లేదత్త డబ్బులు లేవు" అన్నారు. మరి పోనీ కనీసం దిగిన తరువాత ఏ ఊరెళ్తార్రా? అంటే "పలానా ఊరు" అని చెప్పారు. మరి ఇంటికెళ్ళి తరువా దిగిన తరువాత చిన్నపిల్లలు కదా! సో మీకు ది ఆ! మరి "దిగిన తర్వాత మీకిల్లు తెలుసెంట్రా?" అంటే, ఒకటే చెప్తున్నారు అక్కడ హ్మ్.
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! అంటే ఆ! అంటే అక్కడ మీరు నమ్మేసారండి పిల్లలు చెప్పిన మాటలు మొత్తం అంతా కూడాను మీ అత్తగారు?
అక్కడొక చెట్టు హ్మ్. ఆ! మరి నమ్మాలి. ఎందుకంటే వాళ్ళకి చుట్టాలు కదా! వాళ్ళు.
హ్మ్. అదే గదా! ఆ!
పక్కన పెద్దవాళ్ళుంటే ఖచ్చితంగా నమ్మకపోదును. పెద్దోళ్ళెవరు లేరు. పైగా ఇప్పుడు చెప్పేదేంటంటే ఆ రైల్వే స్టేషన్ మా అత్తాల్లూరికి దూరమది. మేమొక ఆటో ఎక్కి అప్పుడు స్టేషన్‌కి రావాలి.
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవునా? ఆ! మరి పిల్లలు అక్కడిదాకా ఎలా వచ్చారంట?
ఆ అలా ఆటోకొచ్చేసారంట ఎలాగో! ఆటో ఎక్కారంట. ఆటో ఆయన దగ్గరికి "డబ్బులు లేవు" అని చెప్పారంట. ఆయన దింపేసి యెళ్ళిపోయాడంట. మా అత్త కూడా, నేను కూడా, చాలా ఆశ్చర్యమయ్యింది మాకు. "ఏంటి? డబ్బులు లేకపోతే ఇలా తీసుకొచ్చేస్తారా పిల్లల్ని? కనీసం ఆటో ఆయనకన్నా బుద్ధుండాలి కదా!" అని చెప్పేసి మా అత్త అలాగనుకొని, ఇంకా "సరేరా పోనీ దిగుతారు. దిగిన తర్వాత ఎలా యెళ్తార్రా? మీ అమ్మమ్మోళ్ళ ఇల్లు తెలుసా?" అని అడిగితే, వాళ్ళేమన్నారు ఒక చెట్టుంటదంట, ఆప్ "చెట్టుంటదత్త ఆ చెట్టు దగ్గర నుంచి యెళ్తే గుడుంటది అంతే" అన్నారు. "ఎప్పుడెళ్ళార్రా?" అంటే "ఎప్పుడో యెళ్ళాము" అంటున్నారు. "ఒరేయ్ చెట్టు గాదురా సరిగ్గా అడ్రెస్సయీ తెలుసా?" అంటే చిన్నోడేమో "తెలీదు" అంటున్నాడు. పెద్దోడేమో తెలుసు, "తెలుసు, పర్లేదు పర్లేదు తీసుకెళ్తానంటన్నాడు". ఇంకా మా అత్తకి
ఆ! ఆ! అయ్యయ్యో! ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! ఆహా! అబ్బో! ఆ! హ్మ్. ఆ! ఆ! ఆ! అరె! ఆ! హ్మ్. చిన్నోడికెలా తెలిసింది పెద్దోడికి ప పర్లేదని అంటున్నాడా. ఆ!
ఆ! అయితే మా అత్త ఏమందంటే "ఇలా కాదు. నాకెందుకో భయమేస్తుందిరా! పిల్లల్ని ఇప్పుడు స్టేషన్‌లో పిల్లల్నెత్తుకెళ్ళిపోయేవాళ్ళుంటారు. కళ్ళయి పీకేస్తారు" అవును కదా! అటువంటివి చాలా జరుగుతాయి గదా! ఆ! అందుకని ఆ! అవును కదా! అందుకని మా అత్త ఇలాగా "తప్పురా అలాగెళ్ళకూడదు, ఓ పని చేస్తాను నేను ఇంగో మా అన్నయ్యోళ్ళింటికెళ్తున్నాను కదా! మా ఇంటికొచ్చేయండి" అప్పుడు నేను చిన్నపిల్లనే కదా!
హ్మ్. హ్మ్. అవును. అవును. చాలా వరకు అవును హ్మ్. హ్మ్. చాలా వరకు జరుగుతాయి మరి ఆ! హుహు. హ్మ్. అవును. అంటే మీ, మీ అన్నయ్యోళ్ళ ఊరు అంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఊరునూ ఆ పిల్లల ఊరు ఒకటేనా?
అహా! మా అత్త ఆళ్ళన్నయ్య అంటే మా డా మా నాన్నగారు కదా!
కాదా? అవును.